అయితే, కొంతమందికి సంగీతం అంటే, మహా ప్రీతి ఉంటుంది. అంటే, కొంచెం కొంతమందికి ఆహ్, సాంస్కృతిక అంటే ఆహ్, వెనక వెనకటి సంగీతం. అంటే మంచి క్లాసికల్లు ఆహ్, హ్మ్, సంగీతం గానీ, కొంతమందికి నార్మల్ మ్యూజిక్ గానీ, అలా చాలానే బానే ఆహ్, ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆన్ ఆహ్, మీకు సంగీతమంటే అసలు ఇంట్రస్టా? ఇష్టమేనా?
అవును. ఇష్టం. ఆ! ఇష్టమేనండి. సంగీతం, పాటలు వినటం కానివ్వండి, లేకపోతే అవి ఎలా అంటే ఇన్‌స్ట్రుమెంట్లుంటుంది కదా! ఇళయరాజా గారి ఇన్‌స్ట్రుమెంట్లుంటే, అవి పాట ఏమి వినిపించదు. ఓన్లీ సంగీతం వినపడుతుంటే అలాంటివి వినకుం వినడం చాలా బావుంటుంది. హ్మ్, వినడం ఇష్టమే అనుకోండి. వింటూ ఉంటాను, పాటలు కూడా వింటూ ఉంటాను.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఓకే. అయితే ఆహ్, హ్మ్, మీరెప్పుడైనా ఇట్లా సంగీతము ఆహ్, లైవ్ ఇలా చేస్తూ ఉంటారు కదండీ. అప్పట్లో చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండేవి. అలా హ్మ్, చేస్తూండా మీరు వెళ్లేవారా ఎప్పుడైనా?
ఆ! అవునండి. నేను చాలా సార్లు వెళ్లేవాడిని. మా చిన్నప్పుడైతే హ్మ్, ఇప్పుడు ఈ దసరా నవరాత్రులని, హ్మ్, తర్వాత గణేష్ నవరాత్రి ఉంటుంది, ఉత్సవాలుంటాయి కదా. ఆహ్, ఆ టైంలోను, దీపావళి టైంలోనూ హ్మ్, వీళ్ళు ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమం అనేటువంటిది పెడుతూ ఉండేవాళ్ళు. ఆ! అంటే ఒకరోజేమో ఆహ్, నాటకాలు, ఒకరోజు హరికథ, ఒకరోజు బుర్రకథ ఇలా పెడుతూ, హ్మ్, ఒకరోజేమో ఈ హ్మ్, ఇలాంటివి మాలాంటి కుర్రాళ్ళు వింటారు కదా వచ్చి. లేకపోతే ఇప్పుడు ఏదో హరికథ పెట్టారనుకోండి, అప్పుడు మేము యంగు. హరికథ అంటే, ఎవరు వింటాడ్రా ఈ కథ సోది, పద అని వెళ్లిపోయేవాళ్ళం. అది వినేవాళ్ళం కాదు.
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ! <chuckles> ఆ! ఆ! అవునండి.
అదే, ఈ హ్మ్, ఒక పాటలు సినిమా పాటలు పాడుతున్నారనేటప్పటికి, ఏదో సినిమా పాటలు పాడతారు కదా అని, చూడటానికి సరదాగా వెళ్లటం జరిగేది అప్పట్లో. ఆహ్, హ్మ్, ఆ! అంటే మామ్ మమ్మల్ని వాళ్ళూ అట్రాక్ట్ చేసుకోడానికి ఇలాంటివి పెట్టేవారు. మేమప్పుడు బాగా యూత్ కాబట్టి. య య యంగ్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడం మేము కూడా వచ్చి ఆ పందిరిలో 10 నిమిషాలు నిలబడాలి, వొయ్ చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పెట్టినటువంటి కార్యక్రమాలు చాలా బావుండేవి. మంచి, మంచి పాటలు పాడుతూ ఉండేవారు. ఆహ్, హ్మ్, వాళ్ళు పాటలు పాడుతూ, హ్మ్, ఆహ్, మ్యూజిక్ కొడుతూ, ఒకరినొకరు చూసుకొని ఏదోను అంటే, నవ్వుకుంటూ ఉండడం మేము, మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఎంత బాగా కొడుతున్నారో, ఎంత బాగా పాడుతున్నారో పాటలని అనుకునేవాళ్ళం. అలా
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అప్పట్లో. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అదే. ఆ! ఆ! అంటే మీకు, మీకు సంగీతం అట్లా అంటే ఆహ్, మీరు కూడా పార్టిసిపేట్ చేసారండి? పాల్గొన్నారా? ఇట్లాంటి వాటిలో ఎప్పుడైనా?
ఆ! లేదండి మామూలుగా చూశాను అంతే. ఆ! పార్టిసిపేట్ <giggles> కా పార్టిసిపేట్ చేయడం కాదు. వాళ్ళు పాడుతుంటే అక్కడ పిలిచేవాళ్ళు కదా! అలా వెళ్ళి చూడటం ఆహ్, ఇక మామూలుగా పాటలంటే అ అలాంటి పెద్ద, పెద్దవే <giggles> కాకుండా, <smacks lips> మా చుట్టుపక్కల మేవంతా ఉంటాం కదా! ఒక ఐదారుగురు కుర్రాళ్ళు ఉన్నామనుకోండి, ఈ అందరం అక్కడ అందరూ బాలసుబ్రహ్మణ్యమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అలా ఒకళ్ళకొకళ్ళు పాటలు పాడుకుంటూ, ఉండడం అనమాట ఆహ్, ఈ ఈ పెద్ద, పెద్ద దాంట్లో కాకుండా ఆహ్, మేము, మేము పాటలు పాడుకోవడం అలా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆహా! అయితే మరి ఏదైనా మీకూ ఆహ్, హ్మ్, ఇప్పుడు <swallows> ఇట్లా ఈ ఇన్‌స్ట్రుమెంట్సని చెప్పారు చూడండి, మీకేమైనా వచ్చా? ఇ ఇంట్రెస్ట్ ఉండేనా? ఏదోకటి నేర్
అవునండి. అవునండి. ఇన్సు ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఆహ్, అంటే నాకు ఫ్లూట్ నేర్చుకోవాలని ఇంట్రెస్టుండేది. కానీ, నేర్చుకోలేకపోయాను కానీ, నాక్ ఇప్పటికైనా సరే ఆ ఫ్లూట్ మ్యూజిక్ వింటూ ఉంటే చాలా బావుంటుంది అనిపిస్తుందనమాట. మీరూ హ్మ్, ఏదైనా పాటల్లోనైనా కానీ లేకపోతే, ఆహ్, దేంట్లోనైనా కానీ చూడండి ఇప్పుడు 'సప్తపది' సినిమాలో ఒక పాటుంటుంది 'రేపల్లె ఎదజల్లున పొంగిన రావళి' అన్న పాట వింటుంటే అందులో ఫ్లూటు బాగా వస్తుంది. అలాంటి మ్యూజిక్ వినడానికైతే చాలా ఇష్టపడేవాడిని నేను. నే ఇష్టపడి హ్మ్, అంటే హ్మ్. ఆహ్, ఇప్పటికి కూడా అంతే ఏదైనా లైట్‌గా వినబడుతుంది సంగీతం అంటే ఆహ్, హ్మ్. వినడానికే ఇష్టపడుతూ ఉంటాననుకోండి. అలాంటివి వినడం ఆనందించ చాలా బావుంటాయి అవి. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <sniffs> హ్మ్. హ్మ్. ఆ! అయితే ఆహ్, హ్మ్, మీరు మీ ప్రేరణ అంటే ఈ సంగీతం మీద మీదకున్న ఇష్టం కానీ, దీని దీని వల్ల మీరెప్పుడైనా అంటే మీ ఆహ్, ఇ ఇదొక హాబీ లాగా గూడా అనుకోవచ్చు గదా! చిన్నప్పటి నుంచి. <sniffs> ఆ! అంటే సంగీతం యొక్క ఆహ్, హ్మ్, కళ అనేది వాట్ ఆహ్, హ్మ్, అది మార్పు చెందుతూ వచ్చిందండి ఈ రోజుల్లో. <sucks teeth> ఆహ్, ఇప్పటికీ గూడా అయితే మీరు ఆహ్, హ్మ్, ఇప్పటికి గూడా ఇంతకు ముందున్న సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఉంటే, అసలు ఎంత అవసరం? అప్ అప్పట్లో ఉన్న సంగీతం వల్ల మనకు ఉపయోగాలేంటి? అంటే మనకేమన్నా మానసికంగా ఉపయోగాలుంటాయా? అవి ప్రశాంతతను ఇస్తాయా? వాటి విలువలేంటి చెప్పగలరా?
ఆ! ఆ! అవునండి. అవునండి. అవునవును. అ! సంగీతం అనేది ఎప్పుడూ గొప్పదేనండి. హ్మ్, ఇప్పుడని, అప్పుడని కాదు, ఇప్పుడు ఎప్పుడో పాత తరంలో ఘంటసాల గారు పాడినప్పటి దగ్గర నుంచి ఆహ్, హ్మ్. ఆ పాటలన్నీ చాలా గొప్పే. ఆహ్, ఒకటి పెద్దవాళ్ళ మాట మీరు వినే ఉంటారు సంగీతం వల్ల వ సంగీతం వల్ల రాళ్ళు కరుగుతాయి, సంగీతం వల్ల కొన్ని రకాలైనటువంటి ఆహ్, హ్మ్. అంటే రోగాలు కూడా నయమవుతాయట. కొన్ని రకాలైన రుగ్మతలు నయమవుతాయని
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అంతెందుకు సంగీతం గురించి సంస్కృతంలో ఒక నానుడు ఉంది మీకు తెలుసనుకుంటాను, అదేది శిసురువేత్తి పసురువేత్తి రేత్తి గానరసం ఫణి అంటారు అంటే ఆహ్
అహా! నాకు తెలీదండి అంటే ఏంటసలు?
అంటే మంచి పాట విన్నారనుకోండి, మంచి పాట వస్తే శిశువులు అంటే, చంటి పిల్లలు మీరు మంచి పాట పెట్టండి వాళ్ళు బొర్ర ఊపుతారట. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకేం తెలీదు. శిశువులు, అలాగే పశువులు అంటే, హ్మ్, ఈ జంతువులు ఉంటాయి కదా! జంతువులు కూడా తలలాడిస్తాయట. అలాగే పాములు, పాములు కూడా శ్ అంటే శిశువులు, పశువులు, పాములు లాంటివి కూడా మంచి సంగీతానికి తలలాడిస్తాయి. అంత్ అంతవు అంటె మనం జస్ట్ మనం గన కాలు, చేతులు ఊపుతుంటాం చూసారా పాట అది నచ్చిందంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ!
అ అలా అవి తలా ఇలా ఆడిస్తూ ఉంటాయి. వాళ్ళు అలా దీనర్థం ఇదనమాట. ఆహ్, సంస్కృతంలో. వాడు చెప్తా అంటే అంత ప్రాముఖ్యం సంగీతానికి మనకు కూడా ఎవరైనా వినండి పాడడం రాగలిగిన వాడు ఉన్న రాక పాడడం రాకపోయిన వాడైనా మంచి సంగీతాన్ని మాత్రం ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తాడు బాగా. పాట బావుంది అని, అని అనుకుంటాడు కదా! అలా అలా మేము కూడా వినటం, మొదటి నుంచి ఆహ్, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్న ఆలోచన, కుతూహలం ఉన్నా కూడా కారణాంతరాల వల్ల నేర్చుకోలేకపోయాను. నేనైతే బాగా ట్రై చేశాను ఫ్లూట్ నేర్చుకుందామని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. భలే చెప్పారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఆ!
చాలా ఎక్కువ ట్రై చేశాను, కొన్ని కారణాలు, కొన్ని ఇబ్బందులు ఈ దీనితోటి కుదరలేకపోయింది గానీ అ! క కాకపోతే ఇలాంటివి ఎక్కడైనా లైవ్ మ్యూజిక్లు జరుగుతున్నాయి, లైవ్ కాన్సెర్టులు జరుగుతున్నాయి అంటే మాత్రం వెళ్లి అక్కడ ఎటెండ్ అయ్యి పాటలు వినొస్తూ ఉంటాననమాట.
హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఆ! మంచిదండి. అంటే ఆహ్, హ్మ్, కొన్ని, కొన్ని సార్లు ఈ రోజుల్లో గూడా ఏంటంటే, మనం మిస్సవుతూ ఉంటాం అన్నమాట కొన్ని సంగీతాలు. అంటే, ఇవ్ ఇవాల్టికి కూడా బాలసుబ్రహ్మణ్యం పాడింది, ఘంటసాల వాళ్ళు పారింది కొన్ని సా సాంగ్స్ ఏవైతే ఉంటాయో, మనకి అంటే, సంగీతం అంటే, దానిలో ఉన్న సాహిత్యం అనేది అంటారా మీరు? లేకపోతే, అది ఆహ్, వాటి హ్మ్. ఆహ్, హ్మ్. ఆహ్, ఓన్లీ మ్యూజిక్ లాగా ఎళ్తది కదా! అలా అంటారా? మీకెలా ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ?
ఆ! సాహిత్యమే ఎక్కువ ఇంట్రెస్ట్. సాహే సాహిత్యాన్ని హ్మ్. ఆహ్, అంటే బాగా చూస్తాం దాన్ని. ఎందుకంటే ఆ! ఈ ఎందుకంటే, అదెందుకో అలా ఇష్టం. ఇప్పుడు, హ్మ్. మీరు పాత పాటల్లో చూసుకున్న, కొత్త పాటల్లో చూసి ఏది చూసినా అందులో ఏయి ఎలా రాశారు, అనేటువంటిది హ్మ్. ఆహ్, ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు, హ్మ్. ఈ 'గోపి గోపికా గోదావరి' సినిమాలో ఓ పాటుంటుంది చూసారా? అందులో 'నువ్వు ఎక్ నువ్వు ఎక్కడుంటే, నేను అక్కడుంటే ప్రాణం' ఆ! ఇష్టమే. అది బావుంటుంది.
హ్మ్. సా హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఆహ్ ఆ! ఆ! మీకిష్టమా ఆ సాంగు? అది మా నాన్న గారు అప్పట్లో భలే, భలే చెప్పారు. మా నాన్న గారు అప్పట్లో, ఆ సాంగ్ ఎక్కువ వినేవాళ్ళండి. ఎందుకో అర్థం కాదు. నాకు చిన్నప్పుడు. అంటే ఆ సినిమా రిలీజయిన టైంలో <sniffs> మా నాన్న గారికి కూడా బాగా ఇష్టం ఆ సాంగ్ మరి ఎందుకనో నాకు తెలియదు ఇప్పటికి.
ఆ! ఆ! అ! ఎందుకంటే అందులో అర్థం ఉందండి. మీరు సాహిత్యం చూడండి ఆహ్, ఆ అమ్మాయి, ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి అంటూ ఉంటాడనమాట 'నువ్వేక్కడుంటే నేనక్కడుంటే' ప్ర హ్మ్, ఆహా! నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకో అంటే, ఆ అమ్మాయి ఎక్కడో ఉండి, ఆ అబ్బాయి ఎక్కడో ఉంటే ప్రాణం విలవిలలాడుతుంది. అదే ఇద్దరు ఒక దగ్గర ఉంటే మౌనం గలగల, అంటే మౌనం కూడా గలగల మాట్లాడుతుంది అని ఆహ్, అందులోని 'సరిగమలే వర్ణాలుగా కలగలిసినా కంటి పరద నీ బొమ్మగా కలలొలికేన' అంటే హ్మ్, అయి 7 రంగులుంటాయి కదా! సప్త వర్ణాలుంటాయి.
హ్మ్. హ్మ్, ప్రాణం విలవిల హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవునవును, హ్మ్.
అవి అవి సరిగమలు కూడా సప్తవర్ణాల్లా అనిపించాయి నా పాట, అలా ఉంది. ఆహ్, హ్మ్, కంటి పరద నీ బొమ్మగా కలలొలికేన అంటే, నేను కంటి పరద అంటే ఏంటి? కన్ను రెప్ప అనమాట. ఆ! నేను కళ్ళు మూసుకుంటే నువ్వే నా కల్లోకొస్తున్నావు అని ఆ అబ్బాయి, అమ్మాయికి చెప్పేటువంటి గీతం అలా అందులో ప్రతీ పదం కూడా చాలా బా రాశారు 'రామజోగయ్య శాస్త్రి' గారు.
హ్మ్. కన్ను రెప్ప. ఆ! ఆ! హ్మ్, హ్మ్.
ఆహ్, అందుకని ఆల్ సాహిత్యం అనేటువంటి దాన్ని గ్యా హ్మ్, ఖచ్చితంగా పట్టుకుంటానండి. ఆహ్, దాని పప్ ఎప్పటినుంచో అలవాటు అయిపేంది. ఇలాగ హ్మ్, దీంట్లో కానివ్వండి. ఏదైనా మంచి సాహిత్యం మీకు ఆహ్, ఇలా చెప్పాలంటే ఆహ్, ఒకటి సాంగ్ ఉంటుంది చెప్తాను ఉండండి హ్మ్, అంటే అది కృష్ణ గారి పాట ఉంటుంది నేనొక ప్రేమ పిపాసిని అని అనే పాట ఉంటుంది అందులో అయితే. అ
హ్మ్. హ్మ్ హ్మ్. ఓకె నా నాకు తెలీదు. ఆ! చెప్పండి.
అది య ఎప్పుడో చాలా కాలం నేను కూడా పుట్టిండను బహుశా. చాలా. అది అందులో పాట బావుంటు అంటే ఆహ్, హ్మ్, తలుపు మూశిన తల వాకిట అంటే మీకు సాహిత్యం చెప్పాలి కాబట్టి, ఇది చెప్తున్నాననమాట.
హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్.
తలుపు మూసిన తలవాకిట. తలవాకిట అంటే, కళ్ళు రెప్పలనమాట తలకి వాక్ వాకిళ్లు అంటే తలుపు కదా!
తలుపు. ఆ! ఆ! ఆ!
ఆ! 'తలుపు మూసిన తలవాకిట.' కళ్ళు మూసుకొని ఎన్నా తలుపు మూసిన తలవాకటనే పగలూ, రేయి నిలుచున్నా అంటే నీ ముందే నేను పొద్దున్న, రాత్రి ఎప్పుడు నీ ముందే నేను ఉన్నాను. కానీ, <giggles> నువ్వు నన్ను చూడట్లేదు, నువ్వు నన్ను వలచావు అని తెలిసేలోగా నివురు అయిపోతాను. అంటే నేను యాష్ నివురు అంటే తెలుసు కదా? బూడిద. బూడిద అయిపోతానని అలా వస్తుంది. చాలా ఆహ్, మంచి సాహిత్యం అలాంటిది. అది అందులో పట్టుకోవడమే కొంచెం కష్టం అనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్.
మీకు సాహిత్యం. అలాగె ఇప్పుడు సినిమా సాహిత్యం ఉందనుకోండి ఒకటి, ఓ ఓ పాట ఒకటి వింటే ఎలా అంటే ఆహ్, హ్మ్, దాన్ని ఏంటారు కారుకెమో తిక్కరేగి చెట్టెక్కిందని ఉంటుంది పాటలో. <chuckles> కారుకి కారుకి తిక్కరేగడమేంటి, నన్నొకసారి మా పాప అడిగింది, "కారుకి తిక్కరేగడమేంటి డ్యాడీ. కారు చెట్టు ఎక్కడం ఏంటిని". కారు చెట్టు ఎక్కడ చెట్టు ఎక్కడం కాదమ్మా, కారుకి ఆహ్, రిపేర్ వచ్చింది అది పాడైపోయి పక్కన పడేసాం అని లెక్క. చెట్టెక్కడమంటే ఇలాగ అంటే ఓహ్ ఓహ్ ఒక్కొక్కటి అది చిన్ సులువుగా అర్థమయ్యే సాహిత్యం. ఇప్పుడు నేనిందాక మీకు చెప్పింది కొంచెం కష్టంగా ఉంటుందనమాట అలాంటి పదాలు. అంటే దాన్ని బట్టి పదాలు బట్టి సాహిత్యం ఉంటుంది కాబట్టి దాన్ని వినడానికి జాగ మనం చాలా బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం అనుకోండి.
హ్మ్, హ్మ్. <giggles> హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్.
అంటే దీని
అది. అంటే, అప్పట్లో మీరన్నారు కదా ఆహ్, వెళ్ళేవాళ్ళు సంగీతానికి అని అంటే టికెట్స్ ఉంటాయా అండి అట్లా? టికెట్స్ కొనుక్కోవాలా లేకపోతే ఎట్లా? ఎవరైనా వెళ్లి కూర్చోవచ్చా?
ఆ! ఆ! ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు. మేమ్ అంటే, ఇది <smacks lips> ఈ సన్ ఇన్ దీపావళికి, దసరాకి మీరిప్పుడు వినాయక చవితి చూస్తే పందిరి వేస్తారు కదా! ఒక పందిరేసి అక్కడ వినాయకుడిని నిలబెడతారు కదా! నిలబెట్టినప్పుడు అక్కడ అందరం వెళ్లి దండం పెట్టుకుంటాం. అలాంటి చోట, అప్పుడు, ఈ కార్యక్రమాలు పెట్టేవాళ్ళన్నమాట, పక్కన కొంచెం ప్లేస్ చేసి, అందరూ రావడానికి వీలుగా ఉండాలి. ఆ! దానికి టికెట్లేముండవు ఫ్రీయే. అందరం ఫ్రీ అంటే, ఎవరో ఒకళ్ళు డబ్బులు వేసుకునేవారు. అంటే స్పాన్సర్‌షిప్ ఎవరో ఉండేది. ఆ చుట్టుపక్కలున్నటువంటి పెద్ద, పెద్ద వ్యాపారులు ఎవరో పెట్టుకొని ఆహ్, హ్మ్, వాళ్ళు ఆహ్, హ్మ్, ఆర్కెస్ట్రా టీమ్‌కెంతో డబ్బులు ఖర్చు అవుతయంటే అప్పుడంతా 5000, 10000 ఇస్తే వచ్చే రాత్రంతా పాటలు పాడేవాళ్ళు వాళ్ళు అంత
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఫ్రీయే. ఓకే హ్మ్. హ్మ్. అవునవును అప్పట్లో. హ్మ్.
ఆ! ఓ 10000 ఇచ్చి పాటలు పాడించేవారు. ఆహ్, ఓ రాత్రంతా మ రాత్రి పన్ 11, 12 వరకు, 7 గంటలకి స్టార్ట్ చేస్తే, 4, 5 అవర్స్ మంచిగా ఎంటర్‌టైన్మెంటుండేదనమాట. ఆహ్, హ్మ్. లై లైవ్ సంగీతం వినడానికి వెళ్ అవునండి.
హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఆ! ఓకే. ఇంకా హ్మ్, అంటే అప్పట్లో ఆహ్, పండగలకి అలా చేసేవా అంటే ఈ ఈ మధ్య కాలంలో అట్లా ఏమి లేదులేండి అసలు. ఆహ్, హ్మ్. అయితే, ఈ మధ్య కాలంలో అట్లా సంగీతం పండగలకనేది మనం అసలు చూడట్లేదు కదా! ఇట్లా దివాళికి.
ఈ మధ్ ఆ! ఈ మధ్య లేదు ఈ మధ్య ఇప్పుడు మీరన్న కాన్సెర్టనే పేరు మారిపోయేటప్పటికి, మేము ఆర్కెస్ట్రా అనేవాళ్ళం కదా! దీన్ని ఇప్పుడు మీరు కాన్సెర్టని మార్చేటప్పటికి దీనికి వేలకొలది టికెట్లు, ది ఇదేమో బుక్ మై షోలో ఈ టికెట్లు బుక్ చేసుకోడం, అయ్యి దొరకకపోవడం దొరక్క అవేమో <giggles> తిట్టడం ఫ్రీ పాస్లేక్కడ దొరికుతాయ, ఆహ్, ఎవరైనా ఇస్తారా అని చూడటం. ఇలా అయిపోయిందిప్పుడు కాన్సెర్టనేటప్పుడికి కదా!
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవునండి నిజమే. నిజమే. భలే చెప్పారు. అవును. హ్మ్.
ఎ ఎక్కడో అనిరుద్ గారొచ్చి పాటలు పాడుతారు. ఆయన సంగీతం బావుంటుందని యా హైదరాబాద్‌లో కాన్సెర్టైతే రూ. 4000 టికెటు తీసుకోవాలా, వద్దా! అని ఆలోచిస్తున్నారన్నమాట. మా ఇంట్లో ఆలోచించారు అలాగా. <chuckles> ఆ కాన్సెర్ట్‌కెళ్ళాలా వద్దా?
<giggles> హ్మ్. ఓకె. ఎ ఎళ్ళాలా వద్దా? అని.
ఆ! అయనవసరంగా 4000 వేస్టేమో అని అదొక భావం. అదే నీకు వెళ్ళాలనుంటే వెళ్ళిపో దానికెముంది, 4000 కాతే, ఫోట్ ఫార్టీ థౌసండ్ అవుతుంది వెళ్ళాలని ఉంది వెళ్ళిపో అంటే, అహా! లేదు లేదు డబ్బులు దండగా అయిపోతాయి. హ్మ్. అలాంటి ఆలోచనన్నమాట. అయిప్పుడు కాన్సెర్టని పేరు పెట్టేటప్పటికి అలా అయిపోయింది. మాదేమో కాన్సెర్ట్ కాదు మాది. మ్యూజికల్ నైటనేవారు లేకపోతే ఆర్కెస్ట్రా అనేవారు రెండిట్లో ఏదో ఒక పేరు పెట్టేవారన్నమాట. హ్మ్.
హ్మ్. హ్మ్. <giggles> అదే. హ్మ్, హ్మ్. హ్మ్. అదే, అదే. భలే చెప్పారండి. అంటే, ఆహ్, హ్మ్. సంగీతం మీదున్న మక్కువ, మీకు సాహిత్యం మీదున్న మక్కువ, అప్పట్లో మీరెలా ఆహ్, దానికి విలువ ఉండేది. ఇప్పుడెలా మా మారినాయి అని మీ అన్ మీ అనుభవాలు కొన్ని నాతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆహ్, మీతో మాట్లాడినందుకు చాలా మంచిగా అనిపిస్తుందండి. ధన్యవాదాలు.
అవునండి. ఆ! ధన్యవాదాలండి.